అవును. అయితే ఏం జరిగిందంటే, నేను 6 వరకు ఒక, ఒక స్కూలులో చదివా. ఆ తర్వాత మా స్కూలు తీసేశారనమాట. ఊల్లోనే తీసేస్తే వేరే స్కూల్కెళ్ళా. కొంచెం టౌన్‌లో అనమాట.
ఆ! హ్మ్. హ్మ్. ఓహ్! అబ్బా! ఓహ్! ఓహ్! అయితే మీరు ట్రావెల్ చేస్తూ వెళ్ళేవాళ్ళా? మీ ఊరు నుండి పక్క ఊరికెళ్ళి చదువుకునేవాళ్ళా?
అక్కడేంటి ఆ! అవునవును. ఆహ్, స్కూలు వ్యానొచ్చేది. వ్యాన్‌లో యెళ్ళేవాళ్ళం, వ్యాన్‌లోనే వచ్చేవాళ్ళం. అట్లాగుండేది. అయితే అక్కడేంటంటే అక్కడ అబ్బాయిలు, అమ్మాయిలునే తేడా తెలిసి వాళ్ళు పట్న కొంచెం టౌన్‌లో గదా! ఆ!
హ్మ్. హ్మ్. ఓహోహో! ఆహ్, ఓహ్! కొంచెం ఏజ్ కూడా పెరిగింది కాబట్టి ఆ తేడా అనేది తెలుస్తది. అందులోన స్కూలు కూడా మారిండ్రు.
ఆ! తెలుస్తూ ఉంటుంది. అవును. అది గాక అక్కడెలా ఉండేదంటే చదివితే మనిషి. చదవపోతే అసలు నువ్వెవరో కూడా మాకు సంబంధం లేదు అన్నట్టుండేది.
ఓహ్! అట్టయితే చాలా కష్టంగుంటది. అలా ఉన్నప్పుడు స్నేహం ఏర్పడడం కొంచెం కష్టమే.
అసలు చాలా కష్టమైంది. ఎట్లా అంటే నాకు ఎంత ఇబ్బందేసిందంటే ఏంటి వీళ్ళు? అమ్మో! అసలు <chuckles> అట్లా అనలేదు. కానీ ఇంచుమించి అలానే అయింది. అంటే నాకుసలు నచ్చేది కాదు. ఏంటి వీళ్ళు అని. హ్మ్. అలాగా అందరం వేరే వేరే చోటకెళ్ళిపోయాం.
నేనెళ్ళను బాబోయ్! ఈ స్కూలికి అనేసిండ్రా ఇంటికొచ్చేసి. <chuckles> ఆ! కష్టంగా వెళ్ళారు వాళ్ళు మొత్తానికి. హ్మ్. అలా పదో తరగతి వరకు అక్కడే ఉన్నారా?
ఆ! ఇప్పుడు మేము 6 దాకా చదువుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కూలులో జాయినయ్యారు.
హ్మ్. ఆ! మీ టైం బాలేక ఈ స్కూలులో జాయినయ్యారంటారు.
ఇంకసలు కొత్త ఫ్రెండ్స్‌కీ అంతే. అసలు కొత్త ఫ్రెండ్స్‌కీ <chuckles> ఛాన్సే లేకుండా పోయిందనమాట. ఆ! దానివల్ల నాకొక మంచి జరిగింది. అదేంటంటే ఆహ్, మామూలుగా 6, 7 వరకు కొంత వరకే ఉండేది ఫోకస్సు. <smacks lips> చదువు మీద. ఒక యావరేజు బ్ అబవ్ యావరేజ్ అంతే. కానీ వీళ్ళెవ్వరు మాట్లాడట్లేదు. అలాగ్ అవ్వడం ఏమైందంటే అసలు నాకు చదువు మీద ఫోకస్ భలే! పెరిగింది. అంటే. హ్మ్.
<giggles> ఆహా! ఓకే. హ్మ్. ఆ! చెప్పండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఫోకస్. ఆ! చూసిండ్రా స్నేహం లేకపోయేసరికి ఇప్పుడు చదువు మీద మళ్ళిపోయింది మీ మనసు.
అంతే. అట్లా మళ్ళేసరికి ఏమైందంటే బాగా ఫోకస్ చేసి చదివాను. 10థ్ క్లాస్‌లో నేను టాప్ 3 అనమాట.
ఆ!